అంటే, ఏం జరిగిందసలు?
ఒక్కసారేమో కాలేజిలోనేనండి. కాలేజిలోనే జరిగింది. ఇలా రాజే నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీటేడండి.
ఓకే. అంటే ఏం చదువుకున్నారు డిగ్రీనా? లేకపోతే, ఇంటర్మీడియటా? ఓహో! ఆ టైంలో ఓకే. ఏం జరిగిందసలు?
ఆ! రీసెంట్‌గానే కంప్లీట <giggles> ఆ! ఏ ఓకే అండి చెప్తాను. ఇగో ఒక్కసారి ఆహ్, ఆహ్, చీటింగ్ జేయడం చూసానండి నేను. ఆ! వాళ్ళేమో చీటింగ్ జేస్ ఎగ్జామ్ ఎగ్జామ్ చీ
ఆ! అదే రీసెంట్‌గానే కంప్లీట్ అయినా. అసలు ఏం జరిగింది అని. హ్మ్. ఈటింగ్ అంటే ఎలా తెలిసిద్దండి? ఓహో! అంటే స్లిప్పులు పెట్టి రాస్తారు అదా? స్లిప్పులు పెట్టి రాస్తారు అదేనా? అంటే, స్లిప్పులు పెట్టడం ఒక్కట్రా అదేనా? లేకపోతే ఇంకా వేరే ఏమన్నా ఉన్నాయా చీటింగంటే? అంటే, చీటింగంటే ర్యాగింగ్ ఇవి కూడా వస్తాయా దాంట్లోకి?